మన రోజు మొదలవడం నుంచి, ముగియేయడం వరకు ఫోను మనతోనే ఉంటుంది. కానీ ఎప్పుడూ మనం, ఆ ఫోన్ని దూరంగా ఉంచాలి అని అనుకుంటూనే ఉంటామండి. అంటే, ఆహ్, ఆ ఫోను వాడకం ఎక్కువవడం. లేదు అంటే గనక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఒస్తున్నాయి. ఫోను వాడకు, తలనొప్పొస్తుంది ఫోను వాడకు. మన ఇంట్లో వాళ్ళు మన అమ్మ వాళ్ళు కానీ, ఆహ్, ఏదన్నా ఒక చిన్నా ఇష్యూ వచ్చినా అంటే మనకి హెల్త్ పరంగా కానీ, ఏదన్నా కడుపులోనొప్పి వచ్చినా సరే, ఏమంటారంటే గనక, నువ్వు ఫోను వాడుతున్నావు, అర్ధరాత్రులు ఫోను వాాడుతున్నావు నీకన్నం అరగట్లేదు.
<chuckles> అవును. సేమండి. సేము.
ఇలాంటివన్నీ మన వాళ్ళు అంటూనే ఉంటారు. మరి అలానే కాకుండా, మనం చదువుకునేడప్పుడైనా సరే, చదువు విషయంలోనైనా సరే, ఫోన్ని దూరంగా ఉంచాలి. కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌ని డియాయాక్టివేట్ చేద్దాము, ఇలా ఫేస్‌బుక్‌ని డియాక్టివేట్ చేద్దాము ఇలాంటివి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే స్మార్ట్ ఫోన్ కానీ, లేదు అంటే గనక, సోషల్ మీడియా నుంచి బ్రేక్ కావాలి. కొంచెం నేను బ్రేక్ తీసుకోవాలి అని ఎప్పుడైనా అనుకున్నారా అండి మీరు?
అవును. అబ్బో! అసలు చాలా సార్లనుకుంటానండి. ఇన్‌క్లూడింగ్ రోజు డైలీ కూడా ఏదో ఒక సమయంలో అరే అసలు ఇవాళిటి నుంచి వాడకూడదురా బాబు అని చెప్పేసి, చాలా సార్లు అనుకున్న సందర్భాలున్నాయి. ఇంకోటి మీరు సోషల్ మీడియా డీయాక్టివేషన్ అన్నారు చూసారా?
అవునా అండి! అవును.
కొన్ని కొన్ని సార్లు అలా డీయాక్టివేట్ చేసి, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి పాస్‌వర్డ్ కూడా గుర్తులేక, <giggles> ఆ ఈమెయిల్ అడ్రస్ <chuckles>
రక్తాలు చిందిచ్చేవారంటారా?
ఆ!
రక్తాలు చిందిచ్చేవారంటారా? ఫేస్‌బుక్కూ పాస్‌వర్డులయి మర్చిపోయినప్పుడు మరి?
ఆ! <chuckles> అవును కదా! చాలా ఎఫెక్టుంటదండి. అంటే, మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఒక మంచి కమ్యూనికేషనూ <giggles> అదంతా కూడా మిస్ అయిపోతా ఉంటది.
ఉన్ అవును. అవును. అదే కాదు. ఇంకొకటి ఏంటి అంటే, ముందు మనకి, ఆహ్, డియాక్టివేట్ చేయడానికి కూడా కొంచం అంటే, ఎలా ఏంటి అని ప్రాసెస్ అంటే, నాకైతే నిజం చెప్పాలి అంటే ఫస్ట్ కొత్తలో...
ఆ! ఓకే.
డీయాక్టివేట్ చేయాలి. ఎలా చేయాలి? అన్న విషయాన్ని సోషల్ మీడియాలోకి వెళ్ళి "హౌ టు డియాక్టివేట్ ఇన్‌స్టాగ్రామ్."
<giggles> కొట్నరా గూగుల్‌లో? <giggles>
అని సెర్చ్ చే ఆ! మీరు ఎలా చేశారా ఎప్పుడైనా డియాక్టివేట్ ఎలా చేయాలి అనేది, లేతే ముందే ఐడియా ఉందా?
ఆ! అంటే నేను యాక్చువల్‌గా ఫేస్‌బుక్‌లో ఫస్ట్ నుంచి అన్నీ, సెట్టింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటా ఉండేవాడిననమాట. అవన్నీ ఓపెన్ చేసి చూస్తా ఉండేవాడిని.
అంటే, ఖాళీ దొరికిన సమయం లేదంటే గనుక, బోర్ కొడితే ఎవరూ మెసేజులు చేయకపోతే ఇలాంటివన్నీ జూస్తా ఉంటారా?
హ్మ్. ఖాళీ దొరికే సమయేముందండి బాబు! మొత్తం ఖాళీగానే ఉండేవాడిని. <giggles> అలాంటి సమయంలో చూస్తా ఉండేవాడిని. ఇంకొకటి, ఈ ఇన్‌స్టాగ్రామ్ అయితే గనక నాకు తెలీదు. డియాక్టివేషను ఎలా చేయాలి అన్నాదక్కడెక్కడుందో కూడా తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చేసరికి నేను ఏం చేసావాన్నంటే, డైరెక్ట్‌గా ఈ యాప్ అనిన్‌స్టాల్ చేసేసేవాడిని.
అయ్యయ్యో! అవునా అండి! అవునా అండి! ఆహ్, హ్మ్. యాప్ అన్‌ఇన్‌స్టాల్ జేయడం ఏంటండి? మళ్ళీ ఎక్కించాలంటే అదోక తలనొప్పి గదా!
ఆ! అంటే ముందు నాకు ఆ మోటివేషనొచ్చేసేదండి ముందు. అస్సలా దీని వల్ల క అంటే నేను ఇయన్నీ ఎందుకు చేశానో కొద్దిగా ఒకసారి చెప్తాను చూడండి. అసలు ఏం జరిగిందనేది?
ఆ! చెప్పండండి వింటాను.
ఆ! అయితే నాకు నార్మల్‌గా బాగా అడిక్షనొచ్చేసిందండి. ఈ ఇన్‌స్టాగ్రాము వల్లే మేజరనమాట.
అవునా! హ్మ్.
దెగ్గర దెగ్గర నేను చెక్ చేసుకుంటే, 6 గంటలో, 7 గంటలో పర్ డే ఒక్క రోజులో 6-7 గంటలు చూస్తున్నాను ఇన్‌స్టాగ్రాము.
అమ్మో!
హ్మ్. అంటే మనకి యాప్సుంటాయి కదా! డిజిటల్ వెల్బింగ్ అని చెప్పేసి ఇలా యాప్సుంటాయి ఉంటాయి గదా! మన స్క్రీన్ ఎంతసేపు ఆన్ ఉన్న
అవునండి. అవును. అవును. మనకి అదే క అక్కర్లేదండి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చూయిచ్చేస్తదనుకుంటా మన యూజెజ్ అనేది.
అవునా? మేబీ. అది ఉందేమో. అదే చెప్పాను కదా! దానిలో సెట్టింగ్స్ పెద్దగా నేను చూడలేదు.
అవును. హ్మ్. అవునా అండి. అవును డిజిటల్ వెల్ బీయింగ్‌లో మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. మనం ఏ టైంకి ఎంత వాడామో ప్రతీద పిన్ టు పిన్ చూపిస్తుంది.
హ్మ్. అవును. అదొకటి ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు ఈ 2 కూడా నాకు ఉన్న వాటిలో ఎక్కువ సమయం చూపిస్తా ఉంటాయి. అయితే కంపారిటివ్‌లి యూట్యూబ్ కన్నా ఇన్‌స్టాగ్రామ్ మరీ ఎక్కువనమాట ఇక చెప్పాను కదా!
మీరు అలాంటి నిర్ణయం ఏ సంవత్సరంలో చేసుకున్నారండి? అంటే ఇలా అన్‌ఇన్‌స్టాల్ జేయాలి అని.
అన్‌ఇన్‌స్టాల్ చేయ్యాలని దగ్గర దగ్గరగా నేను ఎప్పడు నుంచి పోరాడుతున్నానంటే, హ్మ్, మో మోస్ట్‌ల్లీ ఒక 1 ఇయర్ నుంచండి.
1 ఇయర్ నుంచి. కానీ ఇయర్ అప్పుడు ఇప్పుడున్నంత ఎఫెక్టివ్‌గా లేదు కదా! అంటే ఆహ్, రీల్స్ కానీ, లేదు అంటే గనుక షార్ట్స్ కానీ అంత ఎక్కువగా లేదు. అంటే, ఉంది ఉండడానికుంది. మరీ ఎక్కువ లేదు కదా! అంటే ఈ మధ్యకన్నా మరి, మరీ విపరీతమైపోయింది. ప్రతీది ఫ్యాషన్ అంటున్నారు.
ఉందిగా. <chuckles> ఉంది ఉంది. అవును. అవునవును. ఈ మధ్య అంటే మరీ కొంచెం బీభత్సం అయిపోయిందిలెండి. అది వేరే విషయమే గానీ. ఆహ్, ఇంతకుముందంటే మనకి అది, నాకేదో కొత్త విషయం తెలిసిపోద్ది, లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది ఏమి ఉండదండి. అక్కడ జరిగేది కూడా ఏముండదు. కొన్ని కొన్ని పోస్టులయితే, అసలు శుద్ధ దండగా అసలు ఏం ఉండదనమాట ఎలా ఉంటదంటే, ఒక కెమెరా పెట్టేసి ఉంచుతాడు, ఆ రోడ్డు మీద ఏదో బండి వెళ్ళిద్ది అంతే. ఆహ్, లాస్ట్ వరకు చూడు సస్పెన్స్ అవుతావంటాడు. అక్కడ లాస్ట్ వరకు చూసినా ఏముండదాడ.
హ్మ్. అంటే హ్మ్. హ్మ్. అవునా అండి. అవును. అక్కడ కంటెట్ అండి. మనం చూస్తాము. మనం చూస్ వాళ్ళకి వ్యూస్ ఒస్తాయి.
అదే కదా! కానీ, మినిమమ్ మెయింటైన్ చేయాలి కదండి! పాపం <giggles> పిల్లలు చూస్తున్నారే! వాడికేదో మంచిది చూపిద్దాం అని కూడా లేదు. అసలు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు.
అవును. హ్మ్. అంటే డబ్ ఎలా చూసినా మనకి నువ్విదే చెయ్యి, ఇలానే చేయ్యాలి, ఇలా చేస్తేనే డబ్బులొస్తాయి అని లేదు కదా! ఎలా చేసినా, ఏం చేసినా, వాళ్ళకి వ్యూస్ ఒస్తే చాలు గదా!
అదే, అదే. కరెక్టే. అంటే, వాళ్ళ వైపున మీరు ఆలోచిస్తున్నారు అది నాకర్థమైంది. అది కరెక్టే. కానీ, నా వైపు కూడా ఆలోజించండి. నేను అది చూస్తున్నాను. నా టైం అక్కడ ఖర్చుపెడతాను కదా!
హ్మ్. హ్మ్. ఏవండి, ఎవరు చ ఎవ ఎవరు చూడమన్నారండి ఇప్పుడు అది? ఆ బండెళ్తంటే మనకెందుకు చెప్పండి? అంటే లాస్ట్‌కి మీరు క గమనించారో లేదో
ఆ! చెప్పండి.
ఆ! నేనే కాదు ఖాళీగున్నది. నువ్వు కూడా ఖాళీగున్నావు అని జెప్పేసి పెడతారు.
ఆ! ఆ! ఆ! అది కూడా.
మీరీ మేమ్స్ చూసారా?
ఆ! చూశాను, చూశాను. అది కూడా అసల ఎంతలాగా కోపమోచ్చిద్దంటే, అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఇంట్రెస్టింగ్ చూపిసస్తుంటాడు. నేను కూడా కళ్ళన్నీ ఆ డబ్బాలో మొహం పెట్టేసుకొని మరి చూస్తా ఉంటా. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని? లాస్ట్‌కొచ్చి ఏంటి చూస్తన్నావా? ఇక్కడేం లేదు. నేను కూడా నువ్వు <chuckles> నువ్వు కూడా నాకులాగే ఖాళీగున్నావు ఏదో ఒకటి డైలాగేసి ఎళ్ళిపోతడాడు. అస్సలా ఒళ్ళంతా మండిపోద్దండి. ఎక్కడ దొరుకుతారీళ్ళు? ఒకసారెళ్ళి మాట్లాడదాం అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అందాం అనుకుంటా. కానీ, ఎందుకులే... <chuckles>
వాళ్ళు వంట అవును. <giggles> అవునండి. అవును. <giggles> <giggles> మరి ఈ బ్రేక్ తీసుకున్నామని చెప్పి అన్ని అన్‌ఇన్‌స్టాలన్నారు. మళ్ళీ ఇంకొకసారి తిరిగి ఇన్‌స్టాల్ చేశారా? వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసిన నిమిషమే మీరు మళ్ళీ ఇన్‌స్టాల్ చేసిన రోజనేదొకటుందా?
అని జెప్పి ఆగిపోతూ ఉంటా. అవును. 2 రోజులు. ఆ! అలా కూడా జరిగింది. అయితే మ్యాక్సిమమ్ నాకు ఒక 2 డేస్ అయితే టైం పట్టిద్దండి.
అవునా. అలా ఎలా ఉండగలిగారండి? నేనైతేనా, వెంటనే నిం చెప్ చేసిన అ అర నిమిషంలోనే మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకొని అయ్యయ్యో! నేను మిస్ అయిపోతన్న దీన్ని నా వల్ల కాదు అని అనే టైప్ అనమాట నేను. ఆ! అర నిమిషం‌లోనే.
హ్మ్. ఆ! ఏంటి అర నిమిషంలోనా? అయ్యబాబోయ్! అర నిమిషం‌లో చాలా మిసయిపోయి ఉంటారుగా పాపం.
అదే కదా!
అదే. అయితే నాకైతే కొంచెం పర్లేదండి నేను ట్రై చేసేవాడిని. చాలా గట్టిగా ట్రై చేసేవాడిని. చేతులు కూడా లాగేస్తా ఉండేవాడన్నమాట. ఫోను తీసుకో, ఫోను తీసుకో అని చెప్పి ఎవడో మైండ్‌లో పద్దాకా చెప్తా ఉండేవాడు.
అవునా! అంటే మీ అంతరాత్మ అయ్యి ఉంటదండి. అంటే మనకి చిన్నప్పుడు ఎలా ఉండేదండి కార్టూన్స్ చూస్తున్నప్పుడు ఒకడేమో మంచోడు ఉంటాడు, ఒకడేమో చెడ్డోడు ఉంటాడు గదా! ఆ! వాడు మా మే బీ విల్‌వినై
అవును. మంచోడికేమో తెల్ల రింగ్ ఉంటది. చెడ్డోడికేమో ఎర్ర రింగోస్తది తల మీద.
ఆ! ఆ! కదా! వీడు విలన్ కదా! సో, వి విలను మీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించేవాడనుకుంటా. మరీ
ఆ! బాగా భయంకరంగా.
ఆహ్, ఇన్‌స్టా అని ఇది ఓకే. మీరు సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకోవాలని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌ అనేది అన్‌ఇన్‌స్టాల్ చేశారు. పర్లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వస్తున్నాయి రీల్స్ చూస్తున్నామని చెప్పేసి అన్‌ఇన్‌స్టాల్ చేసి, యూట్యూబ్‌లో షా షార్ట్స్ చూడడం మొదలెడుతున్నారు.
అవునండి. <chuckles> తెలిసిపోయిందా, మీకు కూడా అదే జరుగుతుంది.
ఇప్పుడు, ఇప్పుడు కూడా బ్రేక్‌లోనే ఉన్నారా మరి మీరు సోషల్ మీడియాతో అది.
లేదు. లేదు. లేదు. ఎక్కడండి బాబు. అస్సల సోషల్ మీడియా లేకపోతే నేను లేను అన్నట్టుగా సరిపోయింది టైమంతా. అంటే నేను వర్క్ చేసుకున్నంత వరకు కొంచెం సీరియస్‌గున్నంత వరకు బానే ఉంటదండి.
అవునా! అవును ఖచ్చితంగా.
కానీ ఎప్పుడైతే జస్టు ఏముండదు టింగ్ అని ఒక చిన్న శబ్దం వినపడిద్దనమాట.
నోటిఫికేషన్. అవును.
ఆ! అసలు ఇమీడియట్‌గా నా మైండ్‌లో ఏంటంటే ఎవరో చచ్చిపోయారు, ఎవరో చచ్చిపోయారు. ఏదో అయిపోయింది. లేపోతే ఏదో దేశం నాశనం అయిపోయింది.
హుహు. అయ్యయ్యో! ఏంటండి బాబు! అండి ఆ మీ విలను బాగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాడండి. అర ఎర్రరింగ్ ఉన్నవొళ్ళు.
అసలు నిజంగా చెప్తున్నానండి వాాడసలెక్కడుంటాడో తెలిస్తే ఎళ్లి మరి కొట్టొస్తానండి. కానీ ఆడ్ నా లోపలే ఉన్నాడు. నా లోపలే ఉన్నాడు.
మీలోనే ఉంటాడండి. <chuckles> అదే గదా! మీ లోపలే ఉన్నారు. మీరే లోపలికెళ్ళిపోవలి. <giggles>
ఆ! లోపలికెళ్ళలేను. ఆడనేమో నన్ను నేను కొట్టుకోలేను గాబట్టి ఇకాడు ఇక అలా చెలరేగిపోతున్నాడనమాట.
అవునవును. పాపం మీరసల.
అదే గదా! ఎళ్లి ఇమీ‌డియేట్‌గా ఫోన్ చెక్ చేస్తే ఏం ఉండదండి? ఏదో చిన్న నోటిఫికేషన్ ఉంటది. లేకపోతే. ఆ! <giggles> అంతా డొల్ల <chuckles> 'కోటా' గారు భలే అంటారు గదా! అలాగే అనమాట. మొత్తం ఏం ఉండదాడ. అది జస్ట్ సరే ఏదో ఓపెన్ జేశాడు గదా! పాపం పిల్లోడేదో చెప్తున్నాడు గదా! అని జెప్పి, పొర పాటునా నోటిఫికేషన్ ఓపెన్ చేశానే అనుకోండి.
అంతా డొల్లంటారా? లోపల ఏమి ఉంటది డొల్ల. ఆ! అవును. అవునండి.
అయిపోయింది. అది జస్ట్ ఆ పొరపాటు ఎంతసేపు పట్టిద్దంటే ఒక 2 గంటలు పట్టిద్దనమాట.
<giggles> ఖచ్చితంగా. ఏముందిలే ఎప్పుడే ఒక అరగంట ఎళ్లి చూద్దాం లేదంటే ఒక పావు గంట చూద్దాం అనుకున్నా అదే 2 గంటలు పడతది. మరి మీరు సు ఈ సోషల్ మీడియా బ్రేక్ తీసుకుందాం అనుకున్నారు? అది కరెక్ట్‌గా జరిగింది కొన్నాళ్ళన్న, పోనీ ఒక 2 రోజులు, అదే ఒక 2 రోజులు కానీ లేదు అంటే గనక ఒక వారం పాటు మీరు ఫోను యూజేజ్ అంటే ఇప్పుడు 12 గంటలు వాడేవారు, మీరు అంటే, టైం ఎలా దాన్ని తగ్గించడం అంటే మీరు అన్నట్లు సడెన్‌గా మా ఆప్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఏదైనా సరే ఒక ఎడిక్షన్ గదా! ఫోను అనేది కూడా ఒక డ్రగ్ లాగ అయిపోయింది.
అవునండి. అదే. అదే అర్థమైంది. అంటే, మీరేం అడగాలనుకుంటున్నారంటే ఎంతసేపు అలా తగ్గిచ్చుకోడానికి అసల ఏమేం చేశారు? అన్నట్టుగా అడగుదాం అనుకుంటున్నారు అంతేనా?
ఆ! అలా కాదండి. ఆహ! అది కాదు. ఇప్పుడు నేననేదేంటంటే సడెన్‌గా ఆపేయడానికి నను దాన్ని లోప్ అంటే ఆహ్, హై పాయిజన్ ఇచ్చేసి ఒక్కసారే దాన్ని డమాలని పడేస్తే దానికి మనం ఉండదు కదా!
ఆ! మరి? ఓకే. అవును. అవును. వాస్తవం.
అలా కాకుండా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా తగ్గించుకోడానికి ఎప్పుడు మీరు ప్రయత్నం చేయలేదా?
ఆ! చేశాను, చేశాను. మెల్ల మెల్లగా తగ్గించుకుందాం అని చెప్పేసి, కరెక్ట్‌గా క్యాజువల్‌గా ఒక గంట చూద్దాము. తర్వాత మిగతాదంతా తగ్గిద్దాము అనుకున్న ప్రతిసారి కూడా నేను అంటే, <chuckles> ఎవ్రీ టైమ్ నన్ను ప్రూవ్ చేసుకున్నాననమాట రాంగ్ అని నేను. <chuckles> ఆ గంట కాస్త 4 గంటలు, ఇప్పుడు నీ మీకింకో విషయం అండి. నేను బాగా గమనించిందేటంటే, ఎప్పుడైతే ఒక 5 గంటలది 4 గంటలకి తగ్గిద్దాం అనుకుంటానో, ఆహ్, ఎ అదే రోజున నాకు 8 గంటలయిపోద్ది.
<giggles> ఖచ్చితంగా. చెప్పండి. అవును. అవునండి. ఖచ్చితంగా. అదే కాదు, మనం ఈరోజు ఒక పని చేసేసుకుందాం. మన పనంతా అయిపోతుంది అన్నప్పుడే కదా! మనకి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇదే కాదు, హ్మ్. ఆహ్, ఇం అంటే అప్ అప్పుడే మనకు ఆ ఫోనులోనే నిజం చెప్పాలంటే, వర్క్ నిజమైన ఇంపార్టెంట్ వర్క్ కూడా దొరుకుతదనమాట.
ఆ! ఇదొకటి మళ్ళీ. ఆ! ఇది, ఇదైతే ఘోరం అండి బాబు. అసలు మొత్తం అంతా నాకేది వద్దు మొత్తం పడేసి, దూరం పట్టేసిన తర్వాత, అది కూడా సైలెంట్‌లో పెట్టేసి దూరం పెట్టిన తర్వాతే ఈ ఇంపార్టెంట్ ఈ మెయిల్స్ గాని, లేకపోతే అప్పడుదాకా గ్రూప్‌లో ఏదో ఒక గ్రూప్‌లో మనం వర్క్ చేసే గ్రూపో, ఏదో ఒక గ్రూప్‌లో ఆహ్, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఒచ్చిద్దనమాట, అలాగా మెరుపు తీగలాగా.
అవును. అవునండి. అవునవును. ఖచ్చితంగా. మరి మీకు ఆహ్, సైలెంట్ అన్న అన్నారు కదా! మరి సైలెంట్‌లో పెట్టి, మీకొచ్చిన అమెజాన్ పార్సల్స్ కానీ, లేదంటే ఇలాంటివెప్పుడైనా మిస్ అయ్యారా?
అవునండి. ఆ! ఆ! ఒకసారి మిసయిపోయాను ఇలాగే. ఒకసారి ఏంటంటే నేను వర్క్ నిమిత్తం ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టుకున్నానండి పేమెంట్ కూడా చేసాను మొత్తం అంతా అయిపోయింది.
అవునా ఓకే.
ఆ! ఈ ఈ గోల్లో ఉండి నాకు బాగా చిరాకొచ్చేసి ఫోను సైలెంట్‌లో పెట్టి పక్కన పెట్టేశాను.
అయ్యయ్యో! పెట్టి పడుకున్నారా? లేకపోతే లేచే ఉన్నారా?
అదే గ్యాప్‌లో అమేజానొడొచ్చాడు. <giggles> అహా! లేదసలు. నేను వేరే పనిలో ఉన్నాను అసలు నేను అక్కడ ఫోను దగ్గరలో గూడా లేను.
అవునా? మీ మీరు ఎలా ఉండగలుగుతున్నారండి? ఫోను ఒక చోట పెట్టి మీరొక చోట నాకైతే తెలుసా రెండో చేయి అహ! రెండో చేయ గాదు, మూడో చేయలాగా ఉంటుంది అది.
<chuckles> కరెక్టే అండి. నాకు కూడా అలాగే ఉంటది. కానీ, నేను ట్రై జేస్తున్నానండి. అప్పుడప్పుడు ఈవెను నెలకి ఒక 2, 3 రోజులైనా సరే గట్టిగా ఒక 12 గంటలైనా సరే దాన్ని దూరంగా ఉంచడానికి చాలా ట్రై జేస్తున్నా అనమాట.
అవునా. చాలా చక్కటి విషయం అండి అసల మీరలా బ్రేక్ తీసుకో అంటే, కొంచెమన్నా ప్రయత్నిస్తున్నారు. ఏం ప్రయత్నం లేకోకుండా ఉండేకంటే గూడా, మనం బ్రేక్ తీసుకోవాలి. అన్నా రా అని రావడం ఒక విషయం అయితే దాన్ని కొంచెం ఎప్పుడైనా నెలలో 2 సార్లు అయినా జేస్తానంటే అదొ 5 సార్లు అవ్వచ్చు కదా!
అదే. అదేనండి. అదే కదా! అవును. కొంచెం స్లోగా పెంచుదామని చూస్తున్నాను. అయితే, నాకు బాగా గమనించిందేంటంటేనండి నేను ఆహ్, ఎప్పుడైతే మనకి ఈ డీవియేషన్ని అంటే, ముళ్ళుని ముళ్లుతోనే తీయాలంటారు చూసారా?
అవునండి. చెప్పండి. అవును.
అలాగా ఏదైతే మనకి ఈ అడిక్షన్ ఏదైతే ఉందో, దాన్ని ఇంకొక అడిక్షన్ ఏదో ఒకటి తీసుకొని, దీన్ని దూరం చేసుకుంటే, బావుంటదని చెప్పేసి నాకనిపిస్తూ ఉంది.
అవునా అండి?
హ్మ్. అంటే ఎటువంటిది అంటే, కొంచెం మంచిదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా, ఆహ్, స్టోరీ బుక్స్ చదవడమో, లేకపోతే, హ్మ్, కొంతమందికి ఆర్ట్స్ ఏయడము ఇలాగా ఇష్టం ఉంటుంది కదా!
హ్మ్. అవునండి.
ఒక హాబీ అనుకోవచ్చు.
అవునండి.
ఓకే. ఇటువంటివి తీసుకుంటే హ్యాపీగా ఉంటదని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటున్నానండి ప్రస్తుతానికైతే.
అవునా అండి? మీరే అంటే ఇప్పుడేమంటారంటే, ఒక లిమిటెడ్‌గా అంటే, ఒక్కసారే ఆపకోకుండా, కొంచెం కొంచెం తగ్గించుకోకుండా ఉండడం, అంటే యూజెస్ అనేది ఆహ్, ఈరోజు కొంచెం ఇంత తగ్గిస్తే నెక్స్ట్ డేకి కొంచెం తగ్గించాలి అంటున్నారు, అంతేనా అండి?
ఆ! అవునండి. అది కూడా కలిపే. అది కలిపి, ప్లస్ ఏంటంటే, ఆ తగ్గించడానికి ఏదోక ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ అనమాట ఒక స్ ఆహ్, హాబీనో ఏదోక డీ డీవియేషన్ మనం తీసుకుంటా ఉండాలనమాట.
అవునా అండి? అవునా? మీరు మీ స్మార్ట్ ఫోన్ లేదా సోషల్ మీడియాలో బ్రేక్ తీసుకోవడం అన్నది, చాలా చక్కగా చెప్పారండి. మీరు ఎలా అనుకుంటున్నారు, లేదు అంటే గనుక మీకు ఫోను లేకపోతే అంటే ఆహ్, స సోషల్ మీడియాలని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ వేరే చోటకి వెళ్ళి, యూట్యూబుల్లో వాటిల్లో మళ్ళీ సేమ్ అదే, అంటే అదే సేమ్ కంటెంటే కదా వచ్చేది! కాకపోతే...
అదే. అదే వస్తదండి అక్కడదిక్కడ ఒకటే.
కాకపోతే అక్కడేమో ఛానెల్ పేరుంటుంది. ఇక్కడేమో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది.
అవును.
మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారండి. ఇలా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.
తప్పకుండా అండి. కుదిరినంత వరకు మళ్ళీ ఒకసారి మాట్లాడడాననికి ట్రై జేస్తాను. ధన్యవాదాలండి.
ధన్యవాదములు.